రోడ్ ట్రిప్ సందర్భంగా మీకు జరిగిన ఒక మంచి సంఘటన గానీ, ఆహ్, ఏదైనా చాలా గుర్తుండిపోయేది ఏదైనా, మీకు బాగా మనసుకు దగ్గరైన సంఘటనలు గానీ ఏవైనా ఉన్నాయా?
యాహ్! ఉన్నాయీ. ఆహ్, కొన్ని నెలల క్రితం ఆహ్, నేను, నా స్నేహితులతో కలిసీ తిరుపతెళ్ళాము. రోడ్ ట్రిప్‌కెళ్ళాము. ఉదయం చాలా త్వరగా బయలుదేరీ ఆహ్, సంగీతం వింటూ, నవ్వుకుంటూ ప్రయాణించాము. రహ అక్ ఆహ్, మేమెళ్ళిందేంటంటే ట్రైన్‌లో యెళ్ళాము. ఆహ్, యెళ్ళే ముందు మేమూ టికెట్స్ అవన్నీ చ ముందే చూసుకొనెళ్ళాము. మధ్యలో ఆహ్, ట్రైన్‌లో టీ తాగడానికని ఒక చిన్న షా ఆహ్, స్టేషన్‌లో ఆగాకా మేము దిగాము. అక్కడా టీ తాగేసి, ఆ తర్వాత ఫోటోలు తీసుకుంటూ ఆహ్, ఎన్విరాన్‌మెంటును చూస్తూ ఉండగా ట్రైననేది స్టార్టయిపోయింది. నేను చు మేము చూడలేదు. సో, అక్కడా చా ఆహ్, అక్కడా బయటా ఆహ్, ట్రైన్‌లో ఉన్నవాళ్ళు మాకు తెలిసిన వాళ్ళున్నారు. వాళ్ళక్కడ చెయిన్ లాగడంతో, అక్కడ స ఆహ్, ఒకేసారి ట్రైనాగిపోయీ ఆహ్, మేమూ వాళ్ళాపేసరికి మేము మళ్ళీ యెక్కాము. లేదంటే, అక్కడే మళ్ళీ వేరే ట్రైన్ బట్టుకొనెళ్ళాల్సొచ్చేది. సో, అలా అని తిరుపతీ ప్లాన్ చేస్తే మిడిల్‌లో అలా అయిపోయింది. ఎలా చేసి మేము మళ్ళీ ఆహ్, ఎలా చేసి మేమలా మళ్ళీ ట్రైనెక్కేసాము, మళ్ళీ ఆహ్, ట్రైన్‌లో యెళ్తుండగా ఆహ్, మనకి ఎలాగో తెలంగాణ నించి ఆంధ్ర యెళ్ళాలంటే, మినిమమ్ ఒక 7 అవర్స్ పడతది.
ఆహా! ఆహా! ఓహ్! ఓహ్! ఆ! ఓహో! ఓకే. హుహుహు. ఆహా! ఓహ్! అయ్యో! ఆహా! ఆహాహా! ఓహ్! ఆహాహా! ఆ! ఆ! ఆహాహా! ఓహ్! హుహు. ఆహాహా! ఓహ్! ఓహ్! ఆ! హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్.
ఆహ్, 7 గంటలు పడతది గాబట్టీ, ఆ ట్రైన్‌లోనే ఉంటూ చ మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, తిరుగుతూ ఆహ్, ఒక దగ్గర కూర్చోకుండా. అక్కడ మేమూ కొంతమందీ పెద్దవాళ్ళున్నారు. మాకున్న సీట్స్ కూడా వాళ్ళకిచ్చేసాము. అక్కడి నించి తిరుపతికెళ్ళాము. తిరుపతికెళ్ళాకా...
హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! ఆహహా! ఓహ్! హుహు. ఓకేకే. తిరుపతి.
ఫస్ట్ మాకేంటంటే, ఆహ్, టోకెన్స్ తీసుకుంటారు గదా దర్శనమనేసి. దర్శనానికి మాకు టోకెన్స్ దొరకలేదు. ఫస్ట్ టోకెన్స్ దొరకలేదు, ఫ్రీ దర్శనంకి యెళ్దామనుకున్నాము, బట్ట్ అక్కడ కొంతమందీ ఆహ్, ఫ్రీ దర్శనమొద్దు, మీరూ ఆహ్, టోకెన్స్ తీసుకొనెళ్ళండి, చాలా సమయం పడుతుంది అని జెప్పారు. సో, మి అందుకని మేమూ చాలా ట్ సమయం పడుతుంది కాబట్టి, అక్కడ టోకెన్సిచ్చే వరకు చూసాము. ఎర్లీ మార్నింగ్ టోకెన్సిచ్చారు. అవి టోకెన్స్ తీసుకొనెళ్ళాము.
చెప్పు. హ్మ్. అవునండి. అవును. హ్మ్. ఓహ్! హ్మ్. ఆహా! హ్మ్. అవును. ఆహాహా! హ్మ్. హుహుహు. ఓకేకే. ఆహాహా!
యెళ్ళాకా ఆహ్, నడుచుకుంటెళ్ళాము పై వరకూ. యెళ్ళాక అక్కడా మాక్ ఆహ్
ఓహ్! ఎంత సేపు పట్టిందండి పైకెళ్ళడానికి?
పైకెళ్ళడానికి మాకు ఒకా ఆహ్, 4 ½ అవర్స్, ఒక 4 ½ గంటలు పట్టింది.